చాలా పదార్థాలే చూస్తారనమాటయితే, చాలా పెద్ద లిస్టే చెప్పారు. <chuckles>
ఆ! చాలా బాగా చేస్తారు. హ్మ్.
మీరేమైనా నేర్చుకున్నారా, ఇన్ని వాటిల్లో లే
ఇప్పుడీ కారప్పూసని, ఇ ఇప్పుడు ఈ కారప్పూసని, పిల్లలు మంచి పాలల్లో ఏసుకొని, తినడానికి కూడా ఇష్టపడతారు.
హ్మ్. అవునవును.
హ్మ్.
అవును. అన్ని విధాలుగా తినడానికి. స్నాక్స్‌లాగా వండిపోతూ ఉంటాయి కదా! ఇవన్నీ.
ఆ! టీ టైము, టీలో ఏసుకొని తింటరు కొంతమంది. టీ అలవాటున్నవాళ్ళు. పాలు తాగేవాళ్ళు పాలల్లో ఏసుకొని తింటారు.
హ్మ్. అవును. అవును.